మన జీవితంలో ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమండి. ఏ పని చేయాలన్నా సరే, మనం ధైర్యంగా ముందుకి అడుగు వేయాలంటే, ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యంగా ఉండాల్సింది అనమాట. అయితే కొంతమంది ఏంటంటే, ఈ ఆత్మవిశ్వాసం లేక చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో, మనం కొన్ని కొన్ని ఏదైనా టెక్నిక్స్ లాంటివి ఏవన్నా రోజువారీ గనక, మనం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, ఈ ఆత్మవిశ్వాసం అనేది పెంచుకోవడానికి ఏదన్నా ఉపయోగపడుతుంది అంటారండి? ఒకవేళ ఉంటే అవేంటో కొంచెం మీరు వివరించగలుగుతారా?
ఖచ్చితంగానండి. ఇప్పుడు ఆత్మవిశ్వాసం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ చాలా ఇంపార్టెంట్ మనకి. పైగా మన చేసే జాబ్ బట్టి గూడా, అది మనకి డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని ఆహ్, నార్మల్ జాబ్స్ ఉంటాయండి, లైకు మనం ఏదైనా ఒక పని, మనకు ఆల్రెడీ ఉంటుంది, ఆ ఇచ్చే టాస్క్‌ని మనం కంప్లీట్ చేసేసుకుంటే సరిపోతుంది. దానికి మనం ఏంటి, సింపుల్‌గా ఎళ్ళిపోది. బట్ కొన్ని జాబ్స్ ఉంటాయండి, ఇప్పుడు లైకు సేల్స్ గాని, లేదంటే మనకి ఏదైనా టార్గెటెడ్ జాబ్స్ గాని, ఇలాంటివి ఉండేటప్పుడు ఏంటి, మనకి డే వైస్ <smacks lips> డిఫరెంట్‌ గానే ఉంటుంది.
అవును. అవునండి. ఓకె. అవునండి. అవును. అయితే ఇప్పుడు మీరు సేల్స్ అన్నారు కదండీ! ఈ సేల్స్‌లో కూడా చాలా మటికి రిజెక్షన్స్ కూడా ఉంటాయండి. అంటే రిజెక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడుతున్నామో, వాళ్ళు రిజెక్ట్ చేస్తూంటారు, ఏదన్నా కావచ్చు, మనం ఎంత బాగా వాళ్ళకి చెప్పినా సరే. ఈ రిజెక్షన్స్ అనేవి మీరు మళ్ళీ ఎలా తీసుకొని, మళ్ళీ ముందుకు ఎలా వెళ్తారు?
అవునండి. ఖచ్చితంగా! అది చాలా పెద్ద టాస్క్ అండి మీరు అడిగినాగానిది నిజంగా. కొన్ని సార్లు ఏంటంటే, అంతా సాఫీగానే వెళ్ళిపోతుందండి. మనం ఒక ఫర్ ఏక్ ఎగ్జాంపుల్ మనం ఒక లోను గాని, హోమ్ లోన్స్ గాని, ఏవైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి కస్టమర్‌కి. ఆహ్, మన ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళతో ఎళ్లి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఏంటి ఎగ్జిక్యూటివ్స్ మీరు గమనించినటైతే, ఎక్స్‌పిరియన్స్ ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు.
అవును. అవును. అవును.
సో ఆ! సో, వాళ్ళకెంటంటే, ఫస్ట్ వీళ్ళు బానే మాట్లాడుతారు, కస్టమర్‌లు కూడా పాపం వీళ్ళతో బానే మాట్లాడుతారు, అంతా బానే అవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ అవుతుందంటే, కస్టమర్స్ ఒక ఎక్స్‌పెక్టేషన్స్ మీద వస్తారండి మన దగ్గర. మనకేంటంటే, యాడ్స్ ఓస్తాయి టీవీల్లోని, మీకు సొంత ఇంటి కలని నెరవేర్చేసుకోండి, తక్కువ రేట్ ఆఫ్ ఇంటర్నెస్ట్‌తో మీకు ఆహ్, స్ ఈ మీకు గు చూశారా మీరు? ఈ బ మనం ఏదైనా ఒక ఆఫరొచ్చేటప్పుడు
అవునండి నిజమే. ఓకె. ఆహా! <giggles> అవునండి. ఆ! గాల్లో మేడలు కట్టేస్తారన్నమాట వాళ్ళు, వీళ్ళకి.
ఎంత దోనం కట్టేస్తరంటే, 'అప్ టు 50% డిస్కౌంట్ అని ఎట్టేస్తారు, మాములుగా మనకి బట్టల షాప్ లాటిల్లో. మనం ఏంటి అనుకుంటున్నాం బోర్డు చూసేటప్పుడు, 50 అని మాత్రం పెద్దది ఏస్తరు ఇంత 50. ఈ అప్ టు మాత్రం చాలా చిన్నది ఉంటది, ఆ పక్కన.
అవును. అవును. నిజమే అండి.
మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఓకే 50% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాడు, 1000, 500లకు వచ్చేద్దని గబా, గబా, గబా షోరూమ్ లోకెళ్ళిపోతాం. ఎళ్ళిపోయిన తర్వాత, ఆడు ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే, "సార్ అప్ టూ సార్ అది. అంటే మీకు 50% కొన్నే ఉంటాయి. అని ఒక ముష్టి బట్టలు, ఒక రెండు ఉంటాయండి. అవి ఏంటంటే, ఎప్పటి నుండి వాడేసాడో, ఆడికే తెలీదు అవి ఓ రెండు ఎడతాడు, అవే 50% అండి.
అవును. అంటే స్టాకు మిగిలిపోయినవి, ఇట్లాగా బయటికి సేల్ చేసేస్తూ ఉంటారండి. అవి మాత్రమే సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే వాళ్ళు అమ్ముతారు. ఇలా ఫిఫ్టీ పర్సెంట్‌కి ఇవన్నీ.
ఎట్టేసి, ఫిఫ్టీ పర్సంట్ పెట్టేస్తాడు. అవి ఎక్కువ ఉండవు. గట్టిగ కొడితే ఓ ఫైవే ఉంటాయి. మిగిలినవన్ని ఏటి 10%, 15% పెట్టి, "ఇవి కొనేసుకోండి" అంటాడు. అంటే, ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే ముందు రప్పించాలి.
అవును. ఆ! అవునండి. అవును.
కస్టమర్‌ని మన దగ్గరకి తీసుకొని తర్వాత వాడికెలాగో మోల్డ్ చేయాలి. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇక్కడ అక్కడ కూడా ఏంటంటే బ్యాంకింగ్స్ గానీ, లేదా వేరే వేరే మాధ్యమాల్లో ఎలా ప్ చేస్తారంటే ఫస్టు ఒక ఇంట్రెస్టింగ్ రేట్ స్టార్ట్ చేస్తారు. 7%టో జ్ 8%టో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. "మీకింత తక్కువకే మేము చేస్తామండి మీరు ముందు రండి మా దగ్గరకి" అని.
అవును. అవును, నిజమే అండి.
ఈ కస్టమర్ అనేవాడికి ఎలాగుంటుంది? "ఇంత తక్కువ రేట్ అఫ్ ఇంట్రెస్టా? 70 పైసలు 80 పైసలకి మాకు లోనొచ్చేస్తదా!" అని గబ గబ గబ ఫోన్‌లు చేసేస్తారు. లేదంటే ఎవరో ఒకల్ని కలిసి మాకు లోన్ కావాలని అడుగుతారు. ఈ ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళెంటి? వెళ్తారు. వెళ్లి వీళ్ళకేంటి ఒక లాగిన్ కావాలి. ఎలాగైనా లేదంటే మా మేము గాని, లేదా మా పైవాళ్ళు గాని ఎవరో ఒకలు వాళ్ళని తిడతారు గాబట్టి. వాళ్ళు గబుక్కున అది క్యాప్చర్ చేసుకుంటారు దాన్ని. ఈ చేసుకునేటప్పుడేం జరుగుతుందండి? ఫస్ట్ బానే ఉంటది. యాప్ లాగిన్ పెట్టుకుంటారు. అన్నీ అవుతాయి. సాంక్షన్ అవుతది అంతె. రేట్ అఫ్ ఇంట్రెస్ట్ దగ్గర గొడవలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి కావాల్సింది 8. కానీ <chuckles> అక్కడ ఇచ్చేది 14నొ 15కొ ఎళ్ళిపోద్ది.
నిజమే అండి. అవును. ఓకె. అవును. అవును. హ్మ్. నిజమే అండి. అవును. ఆ!
డి డిపెండ్ ఆన్ సిబిల్ గాని బోలెడు బోలెడు రీజన్‌లుంటాయి అవి వేరే విషయం. అయితే ఇక్కడ వాళ్ళకి గొడవ అవుతుంది. అప్పుడు వీళ్ళు హాండిల్ చేయనప్పుడు మా దగ్గరికొస్తుంది అది.
అవును.
మేమేం జేస్తాం. నేను చాలా ఫేస్ చేశానండి. ఎంత కాన్ఫిడెన్స్‌గా ఉండేవాడినంటే, వచ్చె ఇప్పుడు స్టార్టింగ్‌లో అయితే నేను ఈ హోమ్ లోన్స్‌కి ముందు పర్సనల్ లోన్స్‌లో ఉండేవాడిని. ఆహ్, నా కేరియర్ స్టార్ట్ మాట. ఫ్రెషర్‌ని అప్పటికి, ప్రెషర్‌ని అయ్యుండి, నాకు కొంచెం పోస్ట్ పెద్దది ఒచ్చింది మాట. సో, నా అండర్‌లోని 15 మంది ఉండేవారు, నా అండర్‌లో. ఈ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళలో కొంతమంది, నాకన్నా సీనియర్లు. అప్పటికే బాగా సీనియర్లు. నేను జూనియర్‌నింకా వాళ్ళ దగ్గర. ఆళ్ళతో ఎలా ఉండేదో తెలుసా అండి? చెప్పకుండా కస్టమర్‌కి చెప్పకుండా, ఇన్సూరెన్స్ కొట్టే
ఓకె. అవునండి. ఓకె. అవునండి. ఓకె. ఓకె. ఆ! అవునండి.
కస్టమర్‌కి తెలిదు ఆ విషయం. ఒక్కసారి కస్టమర్‌కి ఇన్స్యూరెన్స్ ఉందని తే ఇప్పుడు కొంతమంది కస్టమర్‌లు వద్దనేస్తారు. బట్ వీళ్ళు ఏంటి ఎక్కడ తిడతారా పై వాళ్ళు, బా కంపెనీ తిడుతుందని చెప్పి ఇన్స్యూరెన్స్ క్లెయిం చేయకుం కంపెనీ ఏం చెప్తుందంటే ఇన్స్యూరెన్స్ చేయకండి అనే జెప్తారు. అంటే, అవతల కస్టమర్‌ని ఒప్పించే చేయమంటారు.
ఓకె. ఆ! హ్మ్. ఓకె. అంటే ఇవన్నీ కొంచెం స్కామ్‌లాగా వస్తాదేమో! అండి మరి?
మరదే గదండీ! కంపెనీ ఎప్పుడూ ఇలా చేయండి, అని చెప్పదు. ఈ ఎగ్జిక్యూటివ్స్‌కి ఎలా చెప్తుందంటే కంపెనీ ఏం చెప్తుందంటే, "మీరు అవతలోళ్ళకి చెప్పండి. వాళ్ళకి నచ్చితేనే చేయండి" అని ఇన్‌డైరెక్ట్‌గా జెప్తారు. ఇక్కడి ఈ లోనా, లూప్ హోల్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళకి ఎలాగైనా "మీరు ఎలాగైనా ఒప్పించాలి, ఒప్పించకపోతే మేము ఒప్పుకోమని" వీళ్ళంటారు మేనేజర్స్.
అవును. అవునండి. అవును.
ఎగ్జిక్యూటివ్‌కి ఎలాగా ఉంటంది? అటు ఇప్పుడు కంపెనీ ఏమో "మీ ఇష్టం" అంటది. మేనేజ్ర్స్ "మీరు ఎలాగైనా చేయాలి" అంటది. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆడికి చెప్పి, ఒప్పించి, ఇవన్నీ ఎందుకు? ఆహ్, ఎంత ఒకా 2 పర్సంటే కదా! ఆళ్ళకి ఏం తెలుస్తదిలే, అని కొట్టేస్తారు సై సైలెంట్‌గాని. ఇది ఎప్పుడైతే కస్టమర్ కనిపెడతాడో స్ట్రెయిట్‌గా వస్తాడండి బ్యాంక్‌కి. "నాకు ఇంత మోసం జేస్తారా?" అనేసి. అప్పుడు ఎవడుంటాడు? ఈళ్ళు ఎవ్వరూ ఉండరు. అక్కడ ఒక మేనేజర్ ఖాళీగా కూర్చొని ఉంటాడు గదా! ఈళ్ళందరిని మెయిన్‌టెయిన్ చేసుకొని, ఆడు దొరుకుతాడు. అది నేనే.
అవును. అవునండి. నిజమే అండి. ఆ! అవును. ఆ! <chuckles> ఓకె.
ఆల్లొస్తారు కదండీ! సీరియస్ సీరియస్‌గా వస్తారు. కరెక్ట్‌గా నేను ఒక నేను కంప్యూటర్ ముందున కూర్చొని అలా చూస్తా ఉంటాను. ఎవడొచ్చాడా? అని, ఆలు ఏమో తిన్నంగా, మా వాచ్మాన్ వచ్చి "సర్ ఎవరో వచ్చారు ఒకసారి రండి సార్" యెళ్తాను. చెప్పండి సార్ ఫస్ట్ మళ్ళీ నవ్వుతూ మాట్లాడాలి గదా! ఆ చెప్పండి సార్ ఏమైంది అంటే, "మీ వాళ్ళు నాకు ఇన్స్యూరెన్స్ ఇచ్చారండి. నాకు ఎవడండి చెప్పాడు" అది ఇది అని చెప్పి, అరిసేస్తూ ఉంటారు. అప్పుడు నేను ఏం చెప్తాను సర్, సర్ లోనకి రండి కూర్చొని మాట్లాడదాం అని కూర్చోబెడతాను. ఒక వాటర్ బాటిల్ ఇస్తాను. ఇచ్చి ఇ మళ్ళీ అడుగుతాను. మరి కొన్నిసార్లు తప్పదండి. మొత్తానికి ఆళ్ళని ఐస్ చేసి ఆ కుర్రాడు ఎవరండి? ఏం చేసాడు? అది ఇది అని చెప్పి, తనకు ఫోన్ జేసి ఏమైంది? ఎందుకు తను అలా జేసాడు అని తన ముందు యాక్టింగ్‌కి ఓ 2 తిట్లు తిట్టేసేయి
ఓకె. ఆ! ఆహా! అవునండి. ఆ! టీ, కాఫీలు ఇవన్నీ కూడా మళ్ళీ. ఆ! అవునండి. ఓకె. <chuckles>
మళ్ళీ తిన్న వీళ్ళకి అది కాదండి, ఇది కాదండి మొత్తం నచ్చజెప్పేవాడినన్నమాట. అలా నేను 6 నెలలు పడ్డానండి పాట్లు, మొత్తానికి.
అవునండి. అమ్మో! ఓకె.
ఇక నా వల్ల కాలేదు. ఒకరోజు బరస్ట్ అయిపోయాను. బరస్ట్ అయిపోయి ఆఫీస్ మధ్యలో నుండే ఎళ్ళిపోయాను అప్పుడు నేను. యెళ్ళిపోయి రీజైన్ చేసేసాను. రీజైన్ చేసి ఒక 2 మంత్స్ మళ్ళీ బా ప్రిపేర్ అయిపోయి. అప్పుడు హోమ్ లోన్స్‌లోకి షిఫ్ట్ అయ్యాను. బట్ అక్కడ బావుంది. ఇక్కడ ఇలాంటివి ఉండవు. ఎందుకంటే, పర్సనల్ లోన్స్‌లోని ఇన్స్యూరెన్స్ అనేది చాలా తక్కువ. ఇక్కడ ఇలాగ కాదు కదా! ఎక్కువ హ్యూజ్ అమౌంట్‌ల మీద మనం అలా చేయకూడదు. సో కస్టమర్‌కి చెప్పి దాని మన పైగా
ఓకె. ఓకె. ఓకె. అవునండి. అవును. అది కూడా ఏంటంటే కస్టమర్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ కాబట్టి, మీ దగ్గరికి రీచ్ అవుతారు కదా! హోమ్ లోన్స్ కానివ్వండి ఇలా తీసుకోవడం కోసము.
ఆ! బట్ ఇక్కడ గూడా ఏంటంటే, ఇన్స్యూరెన్స్‌తో ప్రాబ్లమ్ ఉండదు. రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ దగ్గర, చిన్న చిన్నవి వస్తాయన్నమాట. అప్పుడు మనం ఏంటి? ఆహ్, కాన్ఫిడెన్స్‌గా మాట్లాడాలి. అంటే ఆహ్, ఎలా మాట్లాడాలంటే? మీకు, ఇలా ఈ రేట్‌కి మీకు సిబిల్ ఇలా ఉందండి. మీది ఇలాగుందండి. మీ ఇల్లు ఇలాంటి ఒక ఏరియాలో ఉంది. దానివల్ల మీకు రేట్ పెరగొచ్చు. కానీ ఫ్యూచర్‌లో మాత్రం మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అది ఇది ఇది అని వాళ్ళు మొత్తంగా మైండ్
ఓకె. అవునండి, నిజమే. అవును. ఓకె. అలాగే మా బ్యాంకకే ఇస్తుంది. ఇంత ఇంట్రెస్ట్ మీకు బయటికి వెళ్తే, ఇలాంటివి ఎక్కడా రావు.
సేల్స్ ఇక్కడ అంతే.
ఇలాగ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతారా అండి?
ఆ! అబ్బె! కంపల్సరీ అండి ఇలాగ మీకు, మేరా దగ్గర అయితే కంపల్సరీ నేను పక్కా జెప్తానండి. ఈ రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ అయితే బయట రాదు. మీరు కావాలంటే ట్రై జేయండి ఒకసారి. అలా మాట్లాడి, మొత్తానికి అలా మార్చేస్తాను.
అవును. ఒకవేళ వస్తే మాకు కూడా చెప్పండి. మేము తీసుకుంటాము అక్కడ అని మీరు ఇలా చెప్తూ ఉంటారా?
హ్మ్. అలా ఏదో ఓటండి. అప్పటికప్పుడు ఏం మాటలొస్తే కానీ, మ్ ఒక్కటండి. ఇప్పటిదాకా నా దగ్గరకి వచ్చిన కస్టమర్ మాత్రం, యెనక్కి మాత్రం నేను పంపలేదు. ఏదో ఒకటి కవర్ చేసి లోన్ మాత్రం ఇచ్చేస్తాను వాళ్ళకి. అలాగా ఆహ్, రోజుకో టాస్క్ అండి. ముఖ్యంగా సేల్స్‌లో గానీ, లేదా ఈ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్‌లో ఈ టైప్ ఆ‌ఫ్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. రోజుకొక టాస్క్ ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి ఏదో కష్టపడి, ఏదో సాధించేసి, మొత్తానికి ఒక రోజు క్లోజ్ చేశాము అంటే, రెండో రోజు మరో కొత్తది మొదలవుద్ది. ఇది నెవర్ ఎండింగ్.
ఓకె. అవునండి. ఓకె. అవునండి. అవును. ఆయ్! అవునండి ఇవన్నీ కూడా ఒక అడ్వెంచర్‌లాగా ఉంటదండి. ఈ ఒక ప్రాబ్లమ్ అయిపోయిందిరా బాబు అని అనుకోండి. ఇంకో వేరే కొత్తదొచ్చేస్తూ ఉంటుంది, ఇందులో.
వస్తది ఎందుకంటే, మన, మన వర్క్ అంతే. ఒకరోజు ఆగితే ఇంకోటి ఇంకో కొత్త కస్టమర్ వస్తాడు. కొత్త ప్రాబ్లమ్ వస్తది. కొత్త స సవాళ్ళెదుర్కోవాలి మనం. ఇలా ఈ టైప్ ఆఫ్‌లో ఉన్నప్పుడు మనం డెఫినెట్‌గా మన కాన్ఫిడెన్స్ ఉండాలి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ పాయింట్. మనం ఏం మాట్లాడుతున్నాం. ఆ!
అవును. అవునండి నిజమే. ఆ! నిజమే అండి. చాలా కరెక్ట్‌గా చెప్పారండి.
చిన్న, చిన్నవి ఏంటంటే మనకి మ మైండ్‌లో పెట్టుకోవాలి. ఫస్టు కస్టమరొచ్చేవాడి కన్నా మనకు ఎక్కువ నాలెడ్జుండాలి. మనం ఏటి మాట్లాడుతున్నాం ఆ గ్రిప్పింగుండాలి. ఎందుకంటే కస్టమర్స్‌కన్నీ తెలీదు. కొన్ని, కొన్ని తెలీదు వాళ్ళకి, వాళ్ళకి బేసిక్సే తెలుసు లోన్స్ కోసం. మనకేంటి కొంచెం డెప్త్‌గా వెళ్తాం మనం. వో ఒక వర్కు నేర్చుకుంటాం, మనం అప్పడికే.
ఖచ్చితంగా. హ్మ్. అవును. అవునండి. అవును. అవునండి.
ఓహ్, వాళ్ళకన్నా మనం బెటరని చెప్పి వాళ్ళకి ఫీల్ రావాలి ఫస్టు. ఆ! వీళ్ళకేదో నాలెడ్జ్ ఎక్కువుంది కదా! వీళ్ళకన్ని తెలుసు కదా! వీళ్ళు మంచే చెప్తున్నారేమో! అని కాన్ఫిడెన్స్ మనం ఆళ్ళకిచ్చాం అనుకోండి, వాళ్ళు మన మాట వినడం మొదలు పెడతారు.
ఓకె. హ్మ్. అవును. వాళ్ళు కూడా మీరు రైట్ పర్సన్ దగ్గరికే వచ్చారు అని చెప్పేలాగా, మీరే ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారో, ఆ కాన్ఫిడెన్స్ కూడా, వాళ్ళలో కూడా ఆ కాన్ఫిడెన్సనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది.
ఆ! లేదనుకోండి, ఇపుడు ఆళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఆన్సర్ ఇవ్వలేకపోయామనుకోండి, వీడెవడో ఈడికేమి తెలియదు గల ఏ, నువ్వు ఎల్లి మీ బాస్‌ని పిలు, నేన్నీతో మాట్లాడననేస్తారు. చాలా సింపుల్‌గా. అక్కడి దాకా మనం తెచ్చుకోకూడదు.
అవును. ఆ! నిజమే అండి. అవును. అవునండి, నిజమే. అందుకే ముందుగా మనం ప్రొడక్టేదైతే చెప్తున్నామో, మనము దాన్ని స్టడీ చేసుకుంటే, మనం కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతాము అని చెప్తున్నారు.
హ్మ్. హ్మ్, మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి. మనం డెఫినిట్‌గా ఈజీగా మాట్లాడగలం ఎవలు, ఎంతప్ ఇంతిప్పుడు. ఇప్పుడు అందరూ కస్టమర్స్ ఒకలా ఉండరండి. కొంతమంది అమాయకులుంటారు. వాళ్ళేంటంటే, మనం ఏం చెప్పినా నమ్మేస్తారు, మనం ఏదన్నా సరే అనేస్తారు. సో, అలాంటి వాళ్ళని మనము ఏవనలేము. సో, వాళ్ళకి అర్థవయ్యేలా చెప్పాలి, కూర్చోబెట్టి. అది కాదండి, ఇలా ఎ సింపులండి, ఇప్పుడొక ఆధారు కార్డు ఓటీపీ వస్తది కంపల్సరీ. గవర్నమెంట్ ఏం చెప్తది, మీకెలాంటి ఆధారు కార్డు ఓటీపీలు ఇవ్వము, మీకెలాంటివి చెప్పమంటారు. బట్, బ్యాంకింగ్‌లో కంపల్సరీ ఓటీపీ లేకుండా పనులవ్వవు.
అవును. అవునండి. అవును. ఓకె. ఆ! ఆ! అవునండి. అవ్వవు.
మీరు గమనించండి. నేను ఫస్ట్ నుండి నేను నాకర్థం కానిది ఇదే. మీకు మనమే మెసేజ్‌లు పెడతాం. ఏమని? ఓటీపీలు అజ్ఞాతవసులకి, స్ట్రేంజర్స్‌కి ఓటీపీలు జెప్పకండి అది అని మనమే జెప్తాం. మనమే ఒక లాగిన్ చేయాలన్నా ఒక ఓటీపీ కంపల్సరీ మనకు అవతలోడు పర్మిషన్ కావాలి. ఇక్కడ 2 చేసేది బ్యాంకింగే లేదా 2 చేసేది సేల్సె లేదా 2 చేసేది ఒక కంపెనీయే. ఇప్పుడు ఒక్క బ్యాంకింగె అనట్లేదు. అన్ని బ్యాంక్ అన్నీ ఇవి ఇలాగే ఉన్నాయి. ఒక లాగిన్ చేయాలంటే, ఓటీపీ ఉండాలి. అదే ఓటీపీ చెప్పకూడదు అని మనమే జెప్తాం. ఇలాగ ఒక నమ్మకాన్ని కలిగించాలి. మనమేవరమో అవతల వాళ్ళకి తెలీదు. అవతల వాళ్ళు ఎవరో మనకు తెలియదు. బట్ మన ఇద్దరం ఒక మనం ఒక రి బాంక్‌కి రిప్రజెంటవ్‌గా మనం ఆ కస్టమర్‌ని కలుస్తున్నాం. సో మనం కాన్ఫిడెన్స్‌గా బెటర్ మిగిలిన వాళ్ళకన్నా మేము బెటర్ చేయగలం. మిగిలిన వాళ్ళకన్నా మేము ముందంజలో ఉన్నాం. వాళ్ళ కన్నా మీకేక్ తక్కువకే మేమన్నీ చేస్తాం. మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తామని వాళ్ళ నమ్మకం మనం గ్యాప్చర్ చేయాలి. అలా చేయాలి అంటే మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి.
అవును. అవునండి. అవును. నిజమే అండి. అవునండి. అవునా! అవు అవును. అవును. అవునండి, నిజమే.
నెక్స్ట్.
అయితే మీరు ముందు చెప్పారు కదండీ! ఇదేంటంటే మీరు నేర్చుకోవడం అన్నీ జరిగాయి. అయితే ఫస్ట్ స్టార్టింగ్‌లో కూడా మీకేమీ తెలీదు కదా! సో ఒక కాన్ఫిడెంట్‌గా మీరు ఫస్ట్ క్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎదుర్కొనే ముందు మీరేమన్నా ప్రిపేర్ అయ్యారా? అంటే ఫస్ట్ మీరేదైతే చెప్పారో ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం కాకుండానే అంటే మీరు బాడీ లాంగ్వేజెస్ కూడా మనకి చాలా ముఖ్యము. అలాగే మీరు కాన్ఫిడెన్స్‌గా ఉండాలంటే మీకు మీరు ఆహ్, ఓకె. నేను ఈ పని చేయగలనని మీకు కొన్ని పాజిటివ్ వర్డ్స్ కూడా చెప్పుకోవడం అనేది చాలా ముఖ్యము. సో మీ ఫస్ట్ క్లైంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందండి మీకు?
చెప్పండి. అవును. అవును. నాకిప్పటికీ గుర్తేనండి. అదేంటంటే ఫస్టూ నన్ను మీకు చెప్పాను గదా! నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెషర్ గానే నాకు మేనేజర్ పోస్ట్ ఇచ్చారని. అదెందుకంటేనండీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా కోసం ఓ క్లారిటీ ఒచ్చింది వాళ్ళకి. అంటే నా బాడీ లాంగ్వేజ్ గాని అండి, మాట్లాడే తీరు గాని అవతల వాళ్ళతో ఎలా మాట్లాడ నాకొక్కడికే మాకు ఇన్‌టుహొ
అవును. ఓకె. ఆ! ఈ మధ్యకాలంలో, మీరు చూసినట్లయితే అండి ఈ ఈ మనకి చదువు చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవన్నీ గ్రేడ్స్ కాకుండా, మనం ఏవైతే ఇంటర్వ్యూలో పర్ఫార్మ్ జేస్తనామో కాన్ఫిడెంట్‌గా దాని బట్టే, మనకీ మంచి పోస్టులు కూడా ఇస్తున్నారు. అయితే, మీక్కూడా అలాగే ఇచ్చుంటారు.
ఎగ్జాక్ట్‌లీ. అంతే, అంతే. నాదలాగే అయింది. నాకేంటంటే ఆహ్, నీను ఎంబీఏ హెచ్ ఆర్ జేశాను. హెచ్ ఆర్ ఎమ్.
ఓకె. ఓకె.
కాకపోతే, నా నేనెంచుకున్న ఫీల్డ్ ఫీల్డ్ సేల్స్‌లోకెళ్ళింది. యాక్చువల్‌గా నేను హెచ్ ఆర్ పోస్ట్‌కెళ్ళాలి. బట్ సేల్స్ మేనేజర్ పోస్ట్‌కొచ్చేను నేను. అయితే, కాపోతే అప్పటికి నాకు లోన్స్ కోసం ఒక ఐడియా ఉంది. ఎందుకంటే, మాకు లోన్స్ అవి మాక్ ఆహ్, మా ఇంటి హోమ్ లోన్స్ ఆటిలికి నే కొంచెం దగ్గర నుండి ఫాలో అప్ చేసుకున్నాను బాంక్ వాళ్ళతో.
అవును. అవునండి. ఓకె.
నాకొక అవగాహన ఉందప్పటికే లోన్స్ కోసం. సో, క్వెషన్స్ అన్నీ ఈజీగా చెప్పాను. తర్వాత ఆహ్, నా మాట తీరది గమనించారు వాళ్ళు. ఎలా మాట్లాడుతున్నాడు? ఒక కస్టమరొస్తే, ఎలా హ్యాండిల్ చేయగలడు, వాళ్ళకొక కాన్ఫిడెన్సొచ్చింది నా మీద. సో, ఆ విధంగా
అవును. అవును. యాహ్! అవునండి. నిజంగా మీ వాయిస్‌లో కూడా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి, నాక్కూడా కనిపిస్తున్నాయి.
దెన్ ఆహ్, అయితే నించి, ఆహ్, అలా ఎప్పుడైతే ఉంటుందో. వాళ్ళకి అర్థమయ్యి న నన్ను ఆ ప్లేస్‌లో పెట్టారు. నేనేం చేశాను, ఎవరైనా కస్టమర్స్ వచ్చేటప్పుడు, నేను కొంచెం సాఫ్ట్‌గా మాట్లాడుతానుండి. స్టార్టింగ్ అంతా. అంటే, చాలా మర్యాదగా "అది కాదండి, నేను చెప్పినట్టు వినండి, ఇలా చేస్తే మీకు బెనిఫిట్ ఏమొ" ఇలా మాట్లాడటం మొదలు పెట్ట. నా ఫర్స్ట్ క్లయింట్ నాకు గుర్తండి, ఆయనకి సరింగా అసలు ఏం తెలీదు. ఆయనకి లోన్స్ కోసం తెలియదు, ఏం తెలీదు. ఆయన ఒక భయంలో ఉన్నాడు, ఆహ్, నిజం చెప్పాలంటే. నా ఫస్ట్ క్లయింట్ ఎవరు అనుకుంటున్నారు? ఒక ఎగ్జిక్యూటివ్ వెళ్లి, నేను బ్యాంక్ నుండొచ్చాను. మీకు లోన్ కావాలి కదా, నే నన్ను పంపించారంటే, అతను నమ్మకుండా "నేను అస్సలు మిమ్మల్ని నమ్మను. నేను బ్యాంక్ కెళ్ళే చూసుకుంటాను" అని బ్యాంక్‌కి అచ్చి నన్ను, ప నే నేను కలిసిన వ్యక్తి అతను.
ఓకె. అవునండి. ఓకె. అ! అవును. ఓకె. ఓకె. ఓహో! ఓకె.
నా ఫస్ట్ క్లయింట్ నాకు గుర్తున్నారు ఆయన ఇప్పటికి. అయితే ఆయన్ని కూర్చోబెట్టి చెప్పాను. "అసలు ఏంటండి మీకు లోన్ వచ్చింది కద, ఎందుకు తీసుకోనున్నారంట" అంటే, యాక్చువల్లి మా ఎగ్జిక్యూటివ్, నాకు కాల్ చేశాడు. అతను లోన్ తీసుకోను అంటున్నారు అంటే, అయితే ఒక పని చేయమను, అతనికి దగ్గరేనా ఇల్లు అంటే, పక్కనే మాట బ్యాంక్‌కి అయితే బ్యాంక్‌కి రమ్మను, నేను డైరెక్ట్ కూర్చొని మాట్లాడుతాను అని. సరే అని, ఆయన వచ్చారండి. వచ్చిన తర్వాత, యాక్చువలి లోన్ చేసే ప్రాసెస్‌లోని, ఏటీఎం కార్డ్ నంబర్స్ తీసుకుంటాం కదా! చెక్ మ్యాచ్‌కి. సో, ఆయన దానికి భయపడ్డాడు. అప్పుడు నేను కూర్చోబెట్టి మొత్తం ఎక్స్‌ప్లయిన్ చేశాను ఆయనకి. చూడండి, మేం ఇది బ్యాంక్, మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కే కదా వచ్చారు. నేను బ్యాంక్‌లోనే కదా ఉన్నానని, నా ఐడీ కార్డ్ అది చూపించి, నేను అయి పోస్ట్ చేసుకుంటున్నానండి. అది ఇది అని చెప్పి, మొత్తం మాట్లాడాను. ఆయనకి బాగా నమ్మకం వచ్చిసిదండి, నా మీద. "ఆ! సరే బాబు అయితే చేసేయమ్మా" అన్నారు, మొత్తం చేసేసాను. చేసిన తర్వాత, ఆయన నాకు, ఏం ఆఫర్ ఇచ్చారనుకుంటున్నారు? ఆహ్, మొత్తం అయిన తర్వాత "అలాగ కాదమ్మా కొన్ని భయాలు ఉంటాయి కదా! మాకు అందువల్లే ఇలా చేశాను" అన్నారు. అయితే నేను అన్నాను లేదండి, మీరేం భయపడాల్సిన అక్కర్లేదు, మంచి ట్రస్టెడ్ బ్యాంక్ ఇది. అది ఇది, అప్పటికే, మంచి పేరు ఉన్న బ్యాంకే లెండి. మొత్తానికి అతను నమ్మారు. లాస్ట్‌లో అన్నారు "నీకు మాత్రం నేను ఏదో ఒకటి ఇచ్చే ఏదో ఒకటి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను" అన్నట్టు మాట్లాడారు, ఆయన. నేను ఒకటే చెప్పాను. చూడండి మీరు పెద్దవాళ్ళు, మీరు నన్ను ఆశీర్వదించండి. నాకు అదే పెద్ద గిఫ్టు ఇంకెలాంటివేమి వద్దండి. ఆ మాటకి ఆయన, ఇంకా ఇంప్రెస్ అయిపోయారండి. అయిపోయి, బయటికి ఎళ్ళేటప్పుడు మా బాస్ అక్కడ ఉంటే, "ఆహ్, చైతన్య ఆహ్, కంప్లీట్ అయిపోయిందా?" అని నన్ను అడిగారు, "ఆ! అయిపోయింది సార్" అంటే, ఆయన నా కోసం పొగిడేసారండి, ఆ స్పాట్‌లోని. ఎంత మంచి కుర్రాడు అండి, చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే నేను అన్న ముక్క ఆయనికి ఎక్కడో టచ్ అయిపోయింది. అయి మా బాస్ ఇంప్రెస్ అయిపోయాడు, నాకు. అందుకేనండి, నేనెళ్ళిపోతాను అంటే అసలు వదల్లేదు నన్ను. కానీ నేను మాత్రం వద్దనేసాను. "నా వల్ల కాదు ఇది ప్లీజ్ నన్ను వదిలేయండి" అనేసి. సో అలాగా, నా కాన్ఫిడెన్స్ లెవెల్‌తోని, నాకున్న చిన్న చిన్న మాట, కంఫ వర్క్ నేర్చుకోవడం. వర్క్‌ని ఎలా అవతల వాళ్ళ కస్టమర్లని అర్థం చేసుకోడం. నా మాటలతో కాన్ఫిడెన్స్‌గా వాళ్ళతో మాట్లాడడం. ఇలా నాలో నేను కాన్ఫిడెన్స్ తోని, ఒక మంచి అలవాట్లు చేసుకొని, బా ముందుకెళ్ళానండి.
అవునండి. ఓకె. అవునండి. ఓకె. అవునండి. ఆ! ఓకె. ఓకె. ఆ! నిజమే అండి. హ్మ్. అవును. అవునండి. ఓకె. అవునండి. ఓకె. హ్మ్. ఓకె. <chuckles> అవును, నిజమే. ఆ! ఓకె. ఓకె. అవునండి. అవునండి. చాలా చక్కగా వివరించారండి. అయితే మీ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా వివరించడం వల్ల, కాన్ఫిడెన్స్ అనేవి కూడా మనలో మనం ఎలా తెచ్చుకోవచ్చో అని, చాలా చక్కగా వివరించారు. మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.